మనం చాలా సినిమాలు చూస్తాం. ఒక 2.5 గంటలు, 3 గంటలు సినిమా చూసి. దాని ద్వారా వచ్చిన ప్రభావం, దాని ద్వారా మనం ప్రభావితం చెంది చాలా మనకి గుర్తుండిపోతూ ఉంటాయి. అలాంటి సినిమా‌లని రీమేక్ చేస్తూ ఉంటారు. వేరే వేరే పలు భాషల్లో, అలాగే, వాళ్ళ సంస్కృతి తగ్గినట్టు రీమేక్‌లు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ తీసిన సినిమా‌నే, మళ్ళి రీమేక్ చేయడం వల్ల సాధారణంగా అది అవసరం అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందా? లేకపోతే ఆల్రెడీ ఉన్న ఒరిజినల్‌కే స్టిక్ అయిపోయి డబ్బింగ్ చెప్తే సరిపోతుంది కదా, మళ్ళీ కొత్తగా రీమేక్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? అని భావిస్తారా?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ప్రస్తుతానికైతే అసలు ఎందుకు తీస్తున్నార్రా? ఈ రీమేక్‌లు అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఈ ఓటీటీ వ్యవస్థ అనేది అసలు లేదు. ఆహ్, ఇప్పుడు వచ్చినయి ఈ చాలా చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. 'ఆహా' అని చెప్పేసి హాట్ స్టార్ అని చెప్పేసి ఇలా ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినాయి కదా, ప్రతీ సినిమా అనేది ఆహ్, వివిధ భాషల్లో డబ్ అయిపోతుంది. ఇంకా రీమేక్ ఎందుకు తీస్తున్నారో అర్థం కావట్లేదు అసలు కొన్ని సినిమాలు అయితే. ఇప్పుడు మనం కొన్ని సినిమా‌లని ఉదాహరణగా తీసుకుంటే, ఈ 'భీమ్‌లా నాయక్' ఉంది. అది అక్కడ మలయాళంలో ఓ సూపర్ హిట్ సినిమా.
ఓకె. హుహు. ఓకె. హుహు. హుహు. ఓకె. ఓకె. హుహు.
దాన్ని రీమేక్ జేసారు. ఆహ్, అసలు రీమేక్‌కి, దీనికి సంబంధం లేకుండా తీశారన్నమాట సినిమా. అంటే, ఇక్కడ ఆహ్, ఇక్కడ మనకి ఆహ్, యాంటాగనిస్ట్‌గా ఉంటుంది ఎవరు? ఒక మంచి హీరో...
ఓకె. ఎవరు? హ్మ్.
యాంటాగనిస్ట్, ప్రోటాగోనిస్ట్ ఎవరు రానా, పవన్ కళ్యాణ్ కదా అక్కడ ఏంటంటే, ఇద్దరికీ ఈక్వల్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చారండి మలయాళంలో...
అవును. ఓకె.
ఇక్కడ ఏం జేసారు. ఇక్కడ స్టార్‌డమ్ ఎక్కువ కదా, మనకి పవన్ కళ్యాణ్ ఏమో మంచిగా జూపించేసి, రాణానేమో ఒక విలె‌న్‌గా జూఇచేసారు. అక్ ఆ! అక్కడ స్టోరీ‌కి ప్రాధాన్యత.
అవును. పించారు. కనీసం ఒక కెమియో పాత్రలోకైనా తీసుకొని రావాల్సింది. మరీ ఒక యాంటాగనిస్ట్‌లా కాకుండాను ఒక, కెమియో పాత్ర అయినా వాళ్ళకి చూపించి, కొంచెమైనా హైలైట్ చెప్పించాల్సింది అంటారా?
హ్మ్. అవును. అక్కడేంటంటే, వాళ్ళు కథకి ప్రాధాన్యత ఇచ్చి సినిమా తీస్తే, వీళ్ళు రీమేక్ పేరుతో, ఇక్కడ స్టార్‌డమ్ లేపేసారు. అది, అది నాకెందుకో, ఈ వ్యవస్థ కొంచెం, ఎందుకు ఇలా రీమేక్‌లు చేస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏంటి, దాన్నే డబ్ జేసుకొని చూస్తాం గదా. లేదంటే, సబ్‌టైటల్స్‌లో గూడా చూస్తున్నాం గదా, ఒకప్పుడు సబ్‌టైటల్స్‌లో జూసేవాళ్ళం మేము. ఇప్పుడంటే చక్కగా, ఎంచక్కా మనకు కావాల్సిన భాషలో డబ్బింగ్ జేసేస్తున్నారు ఈ మధ్య అయితే. మనం ఒక 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే, సబ్‌టైటిల్స్‌తో చూసిన సినిమాలు బొల్డు ఉన్నాయి. నేనైతే ఈ 'బెంగుళూరు డేస్' గానీ, లేదా కొన్ని బాలీవుడ్ సినిమాలు, 'ఏ దిల్ హై ఎ ముష్కిల్' ఇవన్నీ సబ్‌టైటిల్స్‌ లోనే చూసా. ఎందుకంటే, మనకు హిందీ రాదు, మలయాళం అసలే రాదు. కానీ సినిమా, సినిమా అంటే పిచ్చి. దానివల్ల అలా సబ్‌టైటిల్స్‌లో కూడా చూశామన్నమాట. ఇలా రీమేక్ పేరుతో ఏం జేస్తున్నారు అనంటే, ఆహ్, వాళ్ళ కథను తీసుకొని ఈ స్టార్‌డమ్‌లు పెట్టేసి, మన మీద రుద్దేస్తున్నారు అనెమొ అనిపిస్తుంది నాకు స్వతహాగా ఈ మధ్య కాలంలో అయితే.
ఓకె. ఆహా! అయిపోతుంది గదా. చూస్తున్నారు. <chuckles> ఓకె. అవును. అవును. <chuckles> అవును. ఓహ్! ఓకె. అవును. అవును, అవును. ఖచ్చితంగా. మరి ఒక సినిమా తీయాలంటే, కాస్టింగ్ కూడా చాలా ముఖ్యం అంటూ ఉంటారు. కాస్టింగ్ ఎంతవరకు ప్రాధాన్యం చూపిస్తుంది ఒక సినిమాలో?
హ్మ్. అవును. అబ్బో! అసలు కాస్టింగే కాదండీ మొత్తం ఇప్పుడు ఆహ్, ఆ సినిమా గ్రాస్‌ఓవర్‌గాని మొత్తం, ఇక కాస్టింగ్ మీద ఆధారపడి ఉంటుందనమాట. ఆహ్, ఇప్పుడు కొంచెం మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్‌ని తీసుకుంటే ఆహ్ ,అంటే ఆ హీరోయిన్‌ని ఫస్ట్ డే చూడడం కోసమే కొంతమంది ఎళ్తూ ఉంటారు. అంటే, అలా ఎళ్తే ఆ ప్రొడ్యూసర్‌కి కొంచెం డబ్బులు వస్తున్నట్టే కదా!
ఓకే. అవును. అవును.
కాస్టింగ్ అనేది చాలా అవసరమండి. ప్రతి పాత్రకి ఆహ్, హీరో కోసం అదే అంటే, ఒక హీరోనే పెద్దవాడిని పెట్టేసి, మిగిలినియి సైడ్ క్యారెక్టర్స్ అయితే, ఈ మధ్య కాలంలో అసలు ఎవరు ఆహ్, చెయ్యను కూడా చేయట్లేదన్నమాట. ఆ!
అంతే కదా! అదే. ఒక లీడ్ రోల్ ఇచ్చినా చేస్తాము అన్నట్టు వాళ్ళు ముందుకు వస్తారా? సహజంగా ఇప్పుడు లీడ్ రోల్స్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు పెద్ద, పెద్ద పాపులర్ హీరోలు గాని, హీరోయిన్‌లు గాని ఒక సినిమాలో అంటగోనిస్ట్, ప్రోటాగోనిస్ట్ కాకుండా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, ఒక సపోర్టింగ్ రోల్, లీడ్ రోల్ కేమియో‌లు వీటికి ప్రాధాన్యం ఉంటుందా?
హ్మ్. హ్మ్. ఆ! అది డైరెక్టర్‌ల మీద, ప్రొడ్యూసర్‌ల మీద ఆధారపడి ఉంటుందని నాకు అర్థమైందండి. ఎందుకంటే, మనం ఇప్పుడు విక్రమ్ చూసుకున్నాం అనుకోండి, అదొక సిరీస్‌ల ఎళ్తుంది. దానికి మంచి రీచొస్తుంది. కాబట్టి, దానిలో కామియో చేయడానికి కానీ, లేదా సపోర్టింగ్ రోల్‌కి కానీ, సూర్య ఇలాంటి వాళ్ళందరూ కొలాబ్ అయ్యారు. దేనికి, ఆ డైరెక్షన్ ఆ డైరెక్టర్‌కి కొంచెం ఒక, మంచి పేరుంది అలాగే, హిట్ రికార్డుంది కాబట్టి. అంతేగాని ఇప్పుడు ఇదే స్టార్ హీరో, ఒక డెబ్యూ డైరెక్టర్‌కి ఏదైనా హెల్ప్ చేస్తాడా అంటే, లేదు కుదరదు. ఆ! అప్
ఓకే. అవును. హూహు. అవును. హ్మ్. అవును. అవును. ఓకే. లేదు. కానీ సాధారణంగా ఒక సినిమాలో ఈ సుమోలు ఎగరడాలు, పెద్ద, పెద్ద ఫైట్లు, సీన్లు ఇలాంటివి ఆహ్, పిచ్చి పిచ్చిగా గంతులేసి ఎగరడాలు ఇలాంటివి హిట్ అవుతున్నాయి గాని, ఒక సొసైటీ‌కి ఉపయోగపడే కాన్సెప్ట్స్ లైక్ టాక్సిక్ మిసోజినీ పైన, ఆహ్, హిమీలిక్ పైన, వుమెన్ రైట్సు, ఎంపవర్మెంటు ఆహ్, ఇలాగ ఫెమినిజం వీటి మీద తీసిన సినిమాలు హిట్ అవ్వట్లేదు. కారణం ఏమైవచ్చు అంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అది నిజమండి. ఇప్పుడు ఏదన్నా సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా సినిమాని తీస్తే, ఆ సినిమా ఆడట్ల దురదృష్టవశాస్తు. అప్పుడు ఇంకేం చేస్తారు డైరెక్టర్‌లు కూడా, అరే! ఇది ఆడదురా రీసెంట్‌గా ఒక 'పరద' అని ఒక మూవీ వచ్చింది. అసలు ఫెమినిజం గురించి గాని లేదా
అదే కదా. అవునా? నాకా ఆహ్, అది గుర్తొచ్చే అడిగాను నేను మిమల్ని ఆ క్వెషను. ఆ!
హ్మ్. ఆ! ఒక ఫెమినిస్ట్‌లు గురించి గాని, ఎంత చక్కగా పోర్ట్రే చేశారు అంటే, అంత చక్కగా పోర్ట్రే చేశారు. కానీ, ఆ సినిమా ఆడిందా అంటే, ఆడలేదు. 'టిల్లు స్క్వేర్' ఆడిందా అంటే ఆడింది. ఎందుకంటే, అనుపమ అందులో కొంచెం ఆహ్, పొట్టి, పొట్టి బట్టలు ఏసుకొని కొంచెం క్యూట్, క్యూట్‌గా కనిపించింది కాబట్టి చూసారు సినిమా. అది హిట్ చేశారు. మరి అందులో ఉన్నది, ఇందులో లేనిది ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. అందులో నాకైతే స్టోరీ కూడా కనపడదు ఆ 'టిల్లు స్క్వేర్‌లో.' ఆ! ఈ సినిమాలో అంత కథ, కథనం ఆ! సాహిత్యం కాని, మాటలు గాని అన్నీ బాగున్నా గాని, సినిమా ఆడలేదు థియేటర్‌లో.
ఆడింది. ఆ! ఎస్. అవును. అవును. <chuckles> అవునవును. చాలా బాగుంటుంది. అవును. చిత్రీకరణ కూడా చాలా బాగా చిత్రీకరించారు. వా చిత్రీకరణ ప్రతి డైలాగు, ఇంక మాటలు రాసిన రచయితలు.
హ్మ్. అవును. ఆ డైరెక్టర్‌ది ఒక చిన్న క్లిప్ విన్నా అన్నమాట నేను. ఏదన్నా సొసైటీ‌కి ఉపయోగపడేలా తీద్దామంటే ఇలా సినిమాలకు రారు జనాలు, ఇంక అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు తీద్దామని అని కూడా అనిపియదు అన్నాడు. నిజమే కదా అనిపించింది నాకు అప్పుడు. హ్మ్.
అవునా! అవునవును. అవును. నిజమే కదా, అవును. మరి కొంతమంది హీరోయిన్‌లు, ఆ ఐటెమ్ సాంగులనే పేరుని తీసి స్పెషల్ సాంగ్‌గా దాన్ని మళ్ళీ అహ్, రీనేమ్ చేసి, స్పెషల్ సాంగ్ చేస్తున్నారా ఈ సినిమా‌లో. శ్రీలీల గాని, సమంతా గాని, ఇలా రకరకాల ఆయా స్పెషల్ సాం‌గులకి, వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. <smacks lips> అంటే, ఎందుకని వాళ్ళని ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా చాన్స్‌లివ్వాలి. ఆ! ప్ర స్పెషల్ సాంగుని కూడా, ఐటెమ్ సాంగ్స్‌ని కూడా, వీళ్ళే భర్తీ చేసేస్తే కొత్త వాళ్ళకి టాలెంట్‌కి అవకాశం ఉంటుంది అంటారా?
హ్మ్. హ్మ్. హ్మ్. అస్సలు ఉండదండి. ఇప్పుడు ఈ సినిమా వ్యవస్థే కాదు, ఏ వ్యవస్థ అయినా ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో అలాగే అంటే ఆహ్, రౌండ్ సర్కిల్ లాగా తిరుగుతుందన్నమాట. బయట వాళ్ళకి ఇక ఎక్కువ ఛాన్స్‌లనేవి ఉండట్లా. నిజానికి అన మీరన్నట్టు ఆహ్, ఆ! స్పెషల్ సాంగ్ గానీ, ఐటెమ్ సాంగ్ గానీ ఆహ్, ఒకప్పుడు వేరే వాళ్ళు చేసేవాళ్ళు. ఈ ముమైత్ ఖాన్ గాని ఇట్లా కొంతమంది చేసేవాళ్ళు. ఇప్పుడు అలా వేరే వాళ్ళని తీసుకోవడం మానేసి, వీళ్ళే చేస్తున్నారు. హీరోయిన్‌లకే ఇచ్చేతున్నారు. ఎందుకంటే, ఆ డైరెక్టర్‌కి, హీరోయిన్‌కి ఉన్న ర్యాపో అవ్వచ్చు. లేదా, ప్రొడ్యూసర్‌కి, హీరోయిన్‌కి మధ్య ఉన్న పరిచయం అవ్వచ్చు. అవకాశం వాళ్ళకే ఎళ్తుంది కొత్త వాళ్ళకి ఎళ్ళట్లేదు అనమాట. నిజానికి అది అసలు మంచి విషయం కాదు.
హ్మ్. అవును. ఓకే. అవును. హ్మ్. హ్మ్. హుహు. అవును. అదే కదా. వెళ్ళట్లేదు. అది కాకను, ఎంత రోతగా చేస్తున్నారని అంటే, స్టెప్‌లు ఆ డాన్స్ చేసే విధానం ఆ మొత్తం ఫోటో
హ్మ్. అది దారుణం ఇంకా. ఇంగ అది ఆహ్, ఆ రోతను కూడా వీళ్ళు ఎంత ఇదిగా చూస్తున్నారంటే, అబ్బబ్బ! ఆ! అందుకే కదా వాళ్ళు రోతగా తీస్తుంది.
చూస్తున్నారు. అవును. అంటే, నేట్ మూవీ. నేటి యువత మీద ఆ ప్రభావం చూపిస్తుందంటారా?
ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. ఇప్పుడు మనం తీసుకుంటే ఆహ్, మొన్న హాట్‌స్టా‌ర్‌లో ఒక మూవీ వచ్చింది అది తమిళ్ మూవీ. దాని పేరు నాకు సరిగ్గా తెలీదు. తమిళ్ మూవీ గదా! పేరు సరిగ్గా గుర్తులేదు. అది ఫేక్ ఫెమినిస్ట్‌లు మీద ఒక మెన్ సెంట్రిక్‌గా ఒక సినిమా తీశారు.
ఓకె. హ్మ్. అవును. సినిమా తీశారు.
ఆ! అదీ ముక్కలు ముక్కలుగా జేసి అసలు ఇన్‌స్టా‌గ్రా‌మ్‌లో ఏన్ని మీమ్సో ఫెమినిస్ట్ అనే పేరు పెట్టుకొని వీళ్ళు నా లైఫ్ నా చాయిస్ అని చెప్పేసి ఇలా చేస్తున్నారు, ఇలా తిరుగుతున్నారు అని చెప్పేసి అనేస్తున్నారు. అసలు నిజానికి వాళ్ళు తీసింది ఒక ఫెమినిస్ట్‌నే కాదు. అసలు ఫెమినిష్ ఫెమినిజం డెఫినిషన్ కూడా వాళ్ళకి తెలీదు.
అవును. ఆ! అలా చేస్తున్నారు. అవును. తెలీదు, అవును. మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చెప్పినట్టు గూడాను. మీరు చెప్పినట్టు ఏదో ఫే ఫేక్ ఫెమినిస్ట్ సూడో ఫెమినిజం అన్నట్టు ఆహ్, ఆహ్, ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు తెలుసా? ఉంటే మొగుడిల్లు లేకపోతే నానిల్లు. నా ఇల్లు ఎట్టా అయిద్ది అని కడలి సత్యనారాయణ గారు చెప్తారు ఆహ్, ఇన్‌స్టా‌గ్రామ్‌లో, అది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి దాని మీద విమర్శలు ఆహ్, గురి చెందింది. మరి మీరు చెప్పినట్టే అంటే వాళ్ళు పూర్తిగా తెలుసుకోకుండా కాంటా‌క్ట్స్‌ని తెలుసుకోకుండా అలా మాట్లాడి తప్పుడు ప్రచారం చేయడం ఆహ్, సమాచారాన్ని తప్పుడుగా చూపించడం అది కరెక్టే‌నా?
ఏంటంటే యువత నిజంగానే ఇలా తప్పుదారి పడుతుంది. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అది మిడి మిడి జ్ఞానమండి. ఇప్పుడూ ఒ ఒక 15 ఏళ్ల కో ఓ అబ్బాయి అదే విధమైన ఆలోచన ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఒక గ్యాంగ్‌లో, ఒక ముగ్గురు అదే ఆలోచనలతో ఉంటే ఆ నాలుగో‌వోడు గూడా, ఓ! బహుశా ఇదే కరెక్ట్ ఏమో నిజంగానే ఇలా ఉండకూడదేమో అని అనుకుంటాడు ఖచ్చితంగా. ఈ అసలా వాళ్ళు అలా మీమ్స్ ఏసి నిజంగా వాళ్ళకి ఏం తెలుసని అందులో ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేముంది. అది వాస్తవమే కదా! ప్రతీదీ బానే ఉంటుంది. అందరూ మంచి వాళ్ళే అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం నిజంగానే నాశనం అయిపోయి ఉండొచ్చు పెళ్లైన తరువాత. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రావాలి అంటే, అది నిజంగానే నానిళ్ళు అవుతుంది. ఆ! ఇక్కడ ఇక్కడిది ఎళ్ళిపోయింది. ఆ పిల్ల ఎక్కడికెళ్తుంది? కానీ
హ్మ్. అవును. హ్మ్. ఆ! అనుకుంటాడు గదా! అవును. హుహు. అంతే కదా! అవును. హ్మ్. అవును. అదే కదా! ముందు ఆవిడ ఏం చెప్పిందంటే, మనకి మనం కష్టపడిగా ఒక మనకంటూ ఒక ఇల్లు ఉంటే వాల్లిల్లు, వీల్లిల్లు అని దిక్కు దిశ లేనట్టు ఉండ‌డం అ అదసలు అవసరం ఉండదు. అసలు ఆమె చెప్పిన పూర్తిగా విననేలేదు ఒక చిన్న క్లిప్ పెట్టుకొని
హ్మ్. అవును. ఇక ఆ ముక్కే పట్టుకున్నారింకా. అదే అసలు ఈరోజు యువత అయితే అండి, అందులో మంచి ఏంటి? అసలు ఎందుకూ చెప్పారు? ఎక్కడినుంచొచ్చింది? అనేది వదిలేసి ఒక ముక్కనే బట్టుకుంటున్నారు. దాన్ని బట్టుకొని ఎలాడుతున్నారనమాట. అది వాళ్ళ మిడి, మిడి జ్ఞానం, ఇంక మనం వాళ్ళని మార్చాలి అంటే ఇంకో యుగం <chuckles> రావాలేమో బహుశా.
హ్మ్. అవును. అవును. అదే కదా! అవును. <chuckles> అంతే. మరి మొత్తానికి రీమేక్‌లు సాధారణంగా అవసరం అని భావిస్తున్నారా అనవసరం అని భావిస్తున్నారా?
అనవసరం అండి. రీమేక్‌లైతే <chuckles> ఒకవేళ రీమేక్‌ని రీమేక్‌ గానే చేయాలి మళ్ళీ 'దృశ్యం' ఉంది. ఎంచక్కా ఎంత బా తీశారు ఎన్ని లాంగ్వేజులో తీసినా అంతే చక్కగా తీశారు. ఇలాంటి రీమేక్‌లు వస్తే ఒకవేళ భాష ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎంచక్కా చూసుకుంటారు. అంతేగాని రీమేక్ పేరుతో స్టార్‌డ‌మ్ రుద్దేసి, కథని మార్చేసి ఈ విధమైన రీమేక్‌లయితే అవసరం లేదు సమాజానికి. అలా కాకుండా కథని నచ్చి, కథతోనే రీమేక్ చేయాలనుకుంటే, అలాంటి సినిమాలని మనం ఎప్పుడూ ఆహ్వానించడానికి రెడీ గానే ఉంటాం. కచ్చితంగా అవసరం కూడా.
ఓకె. అవును. ఆ! అవును. ఓకె. ఓహ్! అవును. ఒక సినిమా "పరదేశి", "పరదేశి" అని జాన్వీ‌కపూర్‌ అను సిద్‌దీ సిద్ధార్థ్ మల్హోత్రా‌
అయ్యబాబోయ్! అది దారుణం అసలింక.
ఆ! అంటే ఒక కల్చర్‌ని, వాళ్ళు సౌత్ ఇండియన్ కల్చరు, ఒక మలయాళీని మోహినియాట్టంని, ఆ కల్చర్‌ని, రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు చూపించింది. భోజనాల్లో కూడా ఆహ్, చట్నీలు, సాంబార్‌లు వేసుకుని దాంట్లో రైస్ ఏసి వడ్డిస్తూ, దాన్ని అది, ఆహ్, అదీ వివాదాలకి వెళ్ళింది. వీళ్ళు కనీసం మినిమమ్ జ్ఞానం లేకుండా, మాకెంత అవమానమది. ఆహ్, నాలెడ్జ్ లేకుండా సినిమాలు తీశారని, మరి వాటి మీద అలాంటి సినిమాలు మంచి కథలుండి, రీమేక్‌లు చేస్తే మంచిగా పద్ధతులు ఫాలో అయ్యి చేస్తే, ఓకే నా?
హ్మ్. హ్మ్. రైస్ ఏస్తంది. అవును. అది దారుణం! హ్మ్. ఇద్ హ్మ్. హ్మ్. అవునండి. అసలా సినిమా అయితే నిజంగానే మల్లెపూలంట! ఆ పిల్ల ఏడబెట్టుకుంది? భలే కామెడీకి పెట్టుకుంది! నాకైతే అసలు ఎవరు పెట్టుకుంటున్నారండి? మన సౌత్ స్టేట్స్‌లో కేరళ గాని, లేదా ఆంధ్ర గాని, ఏ స్టేట్ తీసుకున్నా గాని, ఎవరు పెట్టుకుంటున్నారు? సాంబార్ గిన్నెలో, రైస్ వడ్డించుకుంటారా? ఇది మరీ దారుణం కదా! తెలిస్తే, తెలిస్తే తీయాలి. మన కల్చర్ గురించి తెలిస్తే తీయాలి. ఎందుకంటే నలుగురికి చెప్పడంలో తప్పేముంది! మనం ఇది అని కూడా మనం ఒప్పుకుంటాం, అందులో సిగ్గుపడడానికేముంది! అలా కాకుండా, సగం తెలిసి, సగం తెలియకుండా, ఎందుకు చెప్పండి? ఈ బాలీవుడ్ వాళ్ళైతే ఎప్పుడూ అలాగే చూయిస్తారు మనల్ని, ఏందో మరి!
<chuckles> అవును. అవును. అంతే చాలా, చాలా దారుణంమనిపించింది. హ్మ్. అవును. అంతే కదా! అవును. అవును. ఒక సినిమా అవును. <chuckles> మరి ఒక సినిమా పూర్తి కంప్లీట్ ఫిల్మ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగుండాలి, పిల్లలతో కూడా కలిసి చూడాలి అంటే, ఆ సినిమాలో ఏముండాలి?
హ్మ్. ఆ సినిమాలో 18 ప్లస్ సీన్స్ ఉండకూడదు ముందు. ఆ తర్వాత కుటుంబ విలువలు ఉండాలండి. ఆహ్, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాలి అంటే, కుటుంబ విలువలు ఉండాలి. తల్లికి ఏ విధంగా గౌరవమియ్యాలి, తోబుట్టు వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ ఒక సినిమాలో ఉంటే, ఆ ఫ్యామిలీ కలిసి కూర్చొని చూస్తే, వాళ్ళకి అర్థమవుద్ది ప్రతి సీన్ చక్కగా చూడాలి. కానీ ఆహ్, అంత ఓర్పుగా కూర్చొని చూడలేకపోతున్నారు ఆ శతమానంభవతి తీశారు. అందులో ఏం చక్క విలువలు అవి ఉంటాయి. వా అది నీరసమైన సినిమా అనమాట. జనాలకి నచ్చదు. రియాలిటీలో ఉంటే నచ్చదసలు. గోవిందుడు అందరూ వాడేలే ఇలా కొంచెం రియాలిటీలో ఉండేవి ఫ్యామిలీస్ కోసం తీసినవి ఆడవు. పాపం ఆ బ్రహ్మోత్సవం అయితే అసలు ఎందుకు తీసామా అన్నట్టు దివాల ఎత్తిపోయాడు ఆ ప్రొడ్యూసరు. హ్మ్, ఫ్యామిలీస్ కోసం మూవీస్ తీస్తే ఈ రోజుల్లో ఆడట్లేదండి. ఎందుకంటే ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా కూర్చొని చూడట్లేదు. ఆళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు.
ఓకే. అవును. హ్మ్. అంతే కదా! అవును. హ్మ్. అవును. నిజం. హ్మ్. అవును. నచ్చదు. హ్మ్. అవును. <chuckles> అన్నట్టే ఉంటుంది. అవును. అవును. హ్మ్. హ్మ్. అంతే కదా! అవును. సో, మొత్తానికి ఈ రీమేక్‌లు సాధారణంగా అవసరమా అని మీరు చెప్పింది. అవసరం ఉంటే అది ఖచ్చితంగా ఆడుతుంది. ఉపయోగం ఉంటే, ఉంటే తీయాలి అన్న విషయం మీరు మాట్లాడింది. అలాగే మన భాషను గౌరవిస్తూ, సంస్కృతిని గౌరవిస్తూ సినిమాలు ఉండాలి. పిల్లలు చూసేలాగా ఉండాలి అని చెప్పిన మీరు ఆహ్, మీరు చెప్పిన విధానము విలువలు నేర్చుకునేలాగా ఉండాలి అని. ఒక ఆంటోగోనిస్ట్, ప్రోటోగోనిస్ట్‌కి ఎంత వాల్యూ ఉండాలి, ఆ కాస్టింగ్ ఎంత ప్రాముఖ్యత ఉండాలి. అని ప్రతి విషయం పై చాలా చక్కగా మాట్లాడారండి. విషయం మీతో మాట్లాడడం చాలా సంతోషం. తప్పకుండా మళ్ళీ మాట్లాడతా.
హ్మ్. హ్మ్. నాక్కూడా మీతో ఇవన్నీ పంచుకోడం చాలా సంతోషంగా ఉందండి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
తప్పకుండా. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.